అంటే, మేమైతే, మా ఫ్రెండ్సందరం గలిసి సాధారణంగా, ఈ బాక్స్ క్రికెట్ ఆడడానికి ఇష్టబడతామండి. బాక్స్ క్రికెట్టు. ఇలా ఆ టర్ఫ్‌లో ఆడుతుంటే, చాలా <chuckles> అంటే, టైంపాసయితా అనమాట. మాకు కాలేజ్ డేస్ నుండీ అదే ఇష్టమింక ఎక్కువగా. అంటే ఓ రైవల్రీ ఉంటాను.
ఓకే. ఓకే. కాలేజీ నుంచి గూడా, అప్పుడు ఫ్రీ టైమ్‌లో గూడా, మీరూ ఈ క్రికెట్టు ఆట్టమే జేసేవాళ్ళా?
ఆ! బాక్స్ క్రికెటే ఆడుతుండే ఎక్కువగా. అయితే ఫ్రెండ్స్‌తో జేయ కలిసి జేసేదేముంటాయండి, అయితే ఇలా బయటికెళ్ళి సినిమాలు జూడాలి, లేకపోతే గేమ్సాడాలి, లేకపోతే ఏదో ముచట్లు బెట్టాలంతే గదా! మేము ఇవన్నిటిలో, ఆహ్, బాక్స్ క్రికెట్టు, ఇంకా సినిమాల గురించే ఎక్కువగా <chuckles> ఆసక్తి జూపిస్తుండే అనమాట. అంటే, కాలేజీలో ఒకసారీ, మా మా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే ఇట్లా, టీమ్స్ డివైడయిపోయి, ఒక చిన్న గొడవ లాంటిదయింది. అంటే, కామెడీ వెల్లనే. ఒక్కసారి కొంచెం సీరియసయింది. ఇంకప్పడినుండేంటంటే
ఓకే. అవును. అవును. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవును, కొన్ని కొన్ని సార్లూ, సరదాగా అయ్యే గొడవలు గూడా, కొంచెం సీరియసయిపోతా ఉంటాయి అనుకోకుండా.
ఆ! ఆ! అప్పడినుండేంటంటే, మాకు వాళ్ళకి మధ్యలా, శత్రుత్వం బెరిగింది. ఈ ఓన్లీ ఈ బాక్స్ క్రికెట్‌కి మాత్రమే. మాత్రమే. అంటే ప్రతిసారప్పడినుండి, ఇప్పడి వరకు, ఎన్ని సార్లూ బాక్సాడినా, మేమింకా ఆ పాయింట్స్‌ని యాడ్ జేసుకుంటూ ఉంటాం. అప్పుడు మీరు 4 టైమ్స్ విన్నయిండ్రు, ఇప్పుడు మేము 2 టైమ్సనుకుంటా, ఆ పాయింట్సన్నీ యాడ్ జేసుకుంటూ, ఆహ్, రైవల్రీ ఏదైతే ఉందో అదే. ఆ రైవల్రీని ఇంకా కంటిన్యూ జేస్తూనే ఉన్నాం. ఎప్పుడు మాకు ఇప్పుడూ ప్రతి వీకెండ్స్ కలవలేమండి. అంటే, అందరూ కలవలేరు. ఇలా బాక్స్ క్రికెట్ ఆడడానికి, కొంచెం ఎక్కువ మంది గావాలి గదా! అందరూ రారు. కాబట్టి అప్పుడప్పుడు కొంతమందే గలిసినా, ఏదో సినిమా జూడటాలో, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి తినడమో
ఓకే. ఓకే. <chuckles> చాలా సరదాగా ఉండిద్ది, అలాంటియి గుర్తుపెట్టుకుంటే, ఇంకా అలా చేస్తు ఓకే. అవును. ఖచ్చితంగా, ప్రతీసారి క అవును క కుదరదు. అవును. అవును. అవును. తక్కువ మందుంటే, కలిసి సినిమాలు జూస్తారు. కొంచెం ఎక్కువ మందుంటే ఆహ్, క్రికెట్టాడుకుంటారనమాట. ఓకే.
ఆ! క్రికెట్టాడతం. ఆ! ఎక్కువగా అంటే, తినడానికే ప్రయత్నిస్తాం. ఎక్కడికైనా వెళ్లి తిండం, లేకపోతే సినిమా జూడడం. ఇవే జేస్తామండి.
ఓకే. ఓకే. అయితే చాలా బాగా చెప్పారండి, మీరు మీ ఫ్రీ టైమ్‌లో మీరు ఆహ్, దాన్ని ఎలాగా అంటే, ఆహ్, కొంచెం మీరు చెప్పిన వాటిలో ఆహ్, దాన్ని వేస్ట్ చేయకుండా, ఇన్‌స్టాగ్రామును గూడా పక్కన బెట్టింక హ్మ్, వే ఇతరితరా పనులన్నీ పక్కన బెట్టి, ఈ స్కిల్స్ నేర్చుకోటం గురించో, లేకపోతింక మీరు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్సా చేయటం గురించో, ఈ ఫ్రీ టైమ్‌లో మీరు, ఎలాగా దాన్ని విలువగా గడుపుతారని, చాలా బాగా వివరించారు. మళ్ళీ సమయం దొరికినప్పుడు, ఇలాంటి విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందకరంగా ఉంది, మళ్ళీ మాట్లాడుకుందాం, ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.

ఆ! ఆ ఫ్రీ టైమ్‌లో అంటే ఫ్రీ టైమ్‌లోనే ఇంకా ఫ్రీ టైమ్ అడుగుతున్నారు గదా? అట్లాంటి టైమ్‌లో నేనింకా ఏం జేయ్య. చేయ్య అండి.
అంటే ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నారు గదా!
హ్మ్.
అది మీరు చేసినప్పుడు, అంటే ప్రాజెక్ట్ అంటే వెంటనే అయిపోదు గదండీ. ఒక 4 గంటలో, 5 గంటలో పడతది గదా! 6 గంటలు పట్టొచ్చు. ఇలాంటి సమయంలో గూడా మనం ఏంటంటే, మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి ఓ ఫ్రీ టైమ్ అనేది ఒకటి పెట్టుకుంటాం. మనకు మనగా పెట్టుకుంటాం. అలాగే మీరు ఆహ్, అంటే ఎలా ఆహ్, మెయింటైన్ జేస్తారు ఆ ఫ్రీ టైమ్‌ని అలాంటి వర్క్ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు?
అవును. ఆ! అవునవును. ఒ ఓకే. అట్లాంటి సమయంలో అసలేం చేయను. ఇప్పుడు ఆ ఫ్రీ టైమ్ పెట్టుకుంటా గదా! ఫ్రీ టైమ్‌లో ఇలా ఏమి ఆలోచించకుండా అక్కడిక్కడ తిరుగుతా. లేకపోతే ఇంట్లో ఏదైనా స్నాక్స్ ఉంటే ఆ స్నాక్స్ తింటా. లేకపోతే ఇంట్లో టీవీ నడుపుతుంటే, ఆ టీవీ చూస్తా కొద్దిసేపు ఇంకా. కానీ
అవునే? ఓకే. ఓకే. ఓకే. అంటే మీకు మీరు సంతోషాన్ని మీరు తెచ్చుకుంటున్నారు. ఈ చిన్న చిన్న విషయాల వల్ల. వీటిలో చూసుకుంటున్నారు. అదోకే.
అదే. అంతే. ఆ! అంతే. ఇంకా అప్పుడప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ గూడా ఓపెన్ జేశి స్క్రోల్ చేస్తా అన్నమాట. ఎప్పుడు ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఐడియాలు రావాలన్నా, ఇట్లా బయటేం జరుగుతుందో తెలియాలండి.
ఓకే. అవునవును.
ఇప్పుడు ఉట్టిగనే ఏ ఐడియాస్ రావు గదా! క్రియేటివ్‌గా. మనం బయటికెళ్ళి హ్మ్. ఆ! చాలా సార్లు ఉపయోగపడుతది. ఆ! ఉపయోగపడతయి గాబట్టే ఎక్కువగా వాడడం మొదలుపెడతాం గదా! అంటే ఉపయోగపడింది గదా! అని జెప్పి
కచ్చితంగా. ఇన్స్టాగ్రామ్ అనేది కొన్ని కొన్ని సార్లు మనకు ఉపయోగపడిద్ది గూడా. అసలు మ బయట ఏం జరుగుతుందనేది. అవును. ఓకే. అయితే, ఇప్పుడు మీరంటే ఇప్పుడు మీకు ప్రతిరోజు కొంచెం ఫ్రీ టైం ఎక్కువగానే దొరుకుతుందని మీరు జేప్పారు. కానీ మీకు నచ్చిన మీ స్నేహితులు, కో క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు గదా! వాళ్ళు ఈ జాబులోనో, వీటిల్లో బిజీ అయిపోయి వాళ్ళ ఫ్రీ టైమ్ అనేది తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు ఫ్రీ టైమ్ ఈ శని, ఆదివారాల్లో ఇట్లాంటివి దొరికినప్పుడు అది వాళ్ళకి ఫ్రీ టైమే గదా! అలాంటప్పుడు మీరు వాళ్ళతో గడపడానికి ఆ ఫ్రీ టైమ్ ని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు?
ఆ! అవును. ఆ! అవును.